అంటే ఇంట్లో సాధారణంగా అయితే మనము <chuckles> రూన్ ర ఇంట్లో ఉన్నప్పుడు బానే ఒకటి, రెండు సార్లు తాగుతూ ఉంటాము. కానీ, ఈ రాత్రి పూట చాయనేది మాత్రం నాకు అలవాటయ్యింది ఎప్పుడు అంటే, హాస్టల్లో ఉన్నప్పటినుంచనమాట. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు మంచి, మంచి మెమోరీస్ ఉన్నాయనమాట. ఎందుకంటే
ఆహ! ఒకే. ఆహా! ఓకే అండి. అవునండీ.
ఆ! హాస్టల్‌లో ఉన్నప్పుడు ఏమవుతది, ఉంటా ఉండం అది చదువుతున్నప్పుడు దాని తర్వాత కానీ, ఒక కరెక్ట్‌గా 1:00కి, 2:00కి ఫ్రెండ్ అంటాడు, ఆహ్, "అరే! పదరా బయటికి వెళ్దాం అంటాడు," "అరె! ఇప్పుడు ఎక్కడికి వెళ్దాంరా!" అంటే, "చాయ్ తాగేసి వద్దాం" అంటాడు. <chuckles> నైటు వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్
అవునండి. అవునండి. <chuckles> అవునండి. ఇంకా మనకి దోస్తుగాడు కలిసి మనకేంటంటే దోస్తుగాడు కలిసాడంటే ఇంక బయటికెళ్ళి ఒక చాయ్ కొట్టేసి వచ్చేయడమే. <chuckles> అవునండి.
ఆ! హ్మ్, వయితే అది వుంటే ఉదయం, సాయంత్రం అంటే వేరే ఉండేది. కానీ మా హ్మ్, బ్యాచ్ ఎలా ఉండేవారంటే, సాయంత్రం పూట కూడా అది రాత్రి పూట 1 లేదా 2 గంటకి ఆ సమయంలో కూడా ఆహ్, చాయకి ఎళ్లేసొద్దాం అన్ అయితే నేను అన్నాను, "అరే! ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందంటే," వాడు, "పద నేను తీసుకెళ్తా" అని చెప్పి తీసుకెళ్లేవాడు. అది ఎలా ఉండేదంటే, ముందుగా బయటకి మనం ఇప్ మేము బయటకెళ్ళాలంటే, ముందు హాస్టల్ గేట్ లాక్, గేట్ లాక్ యేసేవారనమాట.
అవునండి. అవునండి. <chuckles> అవును. ఆ! అవునండి.
12 కాగానే గేట్ లాక్ యేసేవారు. దానికోసం బోయి ఓ ఈ ఛాయ్ కోసం ఒక యుద్ధం లాగా, ఇంత పెద్ద గోడ దూకి బయటకెళ్ళాల్సొచ్చేది మాకు.
ఆహా! <chuckles> అయ్యో! హాస్టల్‌లో ఉంటే అదే బాధండి బాబు! ఎప్పుడు, ఎప్పుడే ఎక్కడ బయటకెళ్దామా అంటే అన్నీ తలుపులేసేసి ఉంచు అవునండి.
ఆ గో ఆ! ఆహ్, ఆ గోడ కూడా ఎలా ఉండేదంటే ఆ! గోడ కూడా పక్కన వాళ్ళం ఇంట్లో నుంచి, అట్ల నుంచి దూకి వెళ్లి గేటు తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ! వెళ్ళే
అమ్మో! చాలా సాహసాలు చేసేవాళ్ళనమాట అయితే మీరు హాస్టల్‌లో ఉన్నప్పుడు. ఆ! అవునండి.
ఆహా! రాత్ రాత్రి పూట. ఇంకొక మె ఇంకొక హ్మ్, ఇంకొక బాధ ఏంటంటే, కొద్ది దూరం వెళ్ళగానే ఆహ్, స్ట్రీట్ డాగ్స్ మొదలయ్యేటి. <chuckles> వవి వెంటపడేవనమాట. మా, మా ఫ్రెండ్ గాడు ఎలా అంటే, వాడు వాటిని ఇంకా ఉరికిచ్చేవాడు. అవి మన మీదకి ఉరికొస్తే వీడు ఉరికిచ్చేవాడు. <chuckles> స్ట్రీట్ ఎండ్ వరకు.
<chuckles> వ అయ్యో! అవునండి. మనకేంటి అవును. మనకేంటంటే మనం ఇంకా రాత్రి టైం అనగానే ఇంకా, వాటికి ఇంకా కుక్కల గుంపుకి నక్కలు తోడన్నట్టు ఇంకా అయన్నీ వచ్చేస్తాయి కదండీ! ఇంకా ఒక్కటి అరిస్తే చాలు ఇంకా. అవును.
అలా కొంచెం దూరం ఆహా! హ్మ్. వచ్చేస్తూ ఉంటాయి. అయితే అక్కడ మేము బయటికెళ్ళాక వాడనేవాడనమాట, "అరే! ఎక్కడరా" అంటే, "ఇక్కడికి" అనేసి, "ఇక్కడే కొద్ది దూరమే, కొద్ది దూరమే, కొద్ది దూరమే" అనుకుంటా మేముండే ఏరియా నుంచి దరిదాపుకు రైల్వే స్టేషన్ దగ్గరకి తీసుకెళ్ళాడండి వాడు. "అరె! ఏంట్రా ఇక్కడికి తీసుకు అరె! ఏంట్రా ఇక్కడికి రైల్వే స్టేషన్‌కి తీసుకొచ్చావంటే," "ఛాయ్ ఇక్కడే దొరుకుతది ఈ టైంలో" అనేవాడనమాట. <chuckles> అలా
అవును. అవునండి. అమ్మో! అవునండి. ఎందుకంటే మిగతా టైమ్‌లో ఏంటంటే, ఎక్కడ ఏమి పెట్టరండి. స్టాల్స్ ఉన్నా సరే! అవి ఏంటంటే, క్లోజ్ చేసేస్తారు. ఆ! రే ఆ! 2 గంటలకి. మనకేక్కడైనా దొరికేది స మనకి అవునండి. మనకెక్కడన్నా దొరికే ప్లేస్ అవునండి.
ఆ! పెట్టరు. అది కూడా అర్ధరాత్రి రెండు అర్ధరాత్రి 2 గంటలకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి! చాయ్? ఓన్లీ ఆహ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో.